ఇగ వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందో మరి! అది <chuckles> నాకు తెలియదు పెద్దగా.
అదే, అదే. నాక్కూడా ఒకసారి అర్థం గాదు. ఇప్పుడు ప్రొడక్ట్ బాలేకపోతే ఇంకొకసారి కస్టమర్స్ కొనరు కదా!
అవును. అర్థం గాదు. ఇప్పుడు వుంకొక రకంగా మనం ఆలోచిస్తే, అంటే నాణేనికి ఇంకొక వైపు అంటాం కదా! అలా, అలా రకంగా ఆలోచిస్తే మీరు చూడండి ఇప్పుడవన్నీ యూజ్‌డ్ అనుకోండి...
అవును. ఆహాహా!
యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయనుకోండి, ఉదా బట్టలే అనుకోండి ఉదాహరణకి, అవి యూజ్ చేసినవి లేకపోతే ఎక్కువ వాడని ప్రొడక్ట్స్ ఇలా ఉన్నప్పుడు, దాన్ని నీట్‌గా వాష్ చేసి దానికి నీట్‌గా ఐరన్, గంజి పెట్టి ఐరన్ చేసేస్తే, అది కొత్తగానే కనిపిస్తుంది. అప్పుడు దాన్నమ్ముకుంటే అంటే, వాళ్లెక్కడినుంచో తీసుకొస్తారు. దాన్నమ్ముకుంటే వీళ్ళకి ప్రాఫిటే గదా!
నిజమే. అవును. కొత్తగానే కనిపిస్తాయి. నిజమే కదండీ. అంటే, అట్లాంటివి, అట్లాంటివి కూడా చేస్తుంటారా ఇవి ఇన్‌ఫ్లూయెన్
సో, అలా. అలా ఆలోచించొచ్చు. అనుకుంటున్నాను నేను. అవును. నాకు అనిపి ఇన్‌ఫ్లూయెన్సర్‌లని అన్ను. మాములుగా పేజెస్ మీరిందాక, అలా ఏదైనా నష్టపోయారా, అన్నారని చెప్తున్నా. అది. ఇన్‌ఫ్లూయెన్సర్ కాదు గాని మాములుగా.
నిజమే. అదే. అవునండి. అవునండి. అయితే ఇన్‌ఫ్లూయెన్సర్ వలన ఇంకా చిన్న వ్యాపారాలకి ఆహ్, ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రమోషన్ కావచ్చు ప్రొడక్ట్స్ ఇంకా ఏ ఏవైనా ఉన్నాయా అండి?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! కచ్చితంగా ఎలా ఉపయోగపడుతుందంటే, ఒక ఎక్స్‌పోజర్‌నిస్తుందండి. అది మాత్రం ఆహ్, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే, ఒక్ ఒక హ్మ్. వాళ్ళ ఫాలోవర్స్ ఇప్పుడు ఒకళ్ళకి ఒక 20000 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి. ఈ 20000 మందికి తె
ఎక్స్‌పోజరిస్తుంది. అవును. అవునండి. ఎక్కడ ఇరవై వేలండీ, కొన్ని కొందరికి కొందరు కొందరికి లక్షలో ఉంటారు. <chuckles>
నేను చిన్న ఉదాహరణకు చెప్పానండి.
అవునండి. అవును. ఇంకా లక్షలో ఉన్న వాళ్ళు ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ అయితుంటారు చూడండి నిజంగా.
అంటే హ్మ్. హ్మ్. అవును. ఇప్పుడు లక్షల్లో లక్షల మంది ఇప్పుడు 1000000 ఉన్నా గూడా అందులో ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేవాళ్ళు ఒక 10000 మందే ఉండొచ్చు.